ఉదయం అనేది అప్పుడే మనం లేస్తాం. మన బాడీ గాని, మన మైండ్ కానీ, అప్పుడప్పుడే కొంచెం ఆ నిద్ర బద్ధకం నించి యాక్టివ్ అవ్వడానికి ట్రై జేస్తుంటే అంటే ఒకటేసారి ఆ ఎనర్జీ ఆటోమేటిక్‌గా వచ్చేయదు కదా! మెల్లమెల్లగా మనం ఎనర్జీని బిల్డ్ జేసుకోవాలి. అండ్ మీరు ఉదయం లేవగానే మీకు ఎనర్జీ హై ఎనర్జీ అనిపించడానికి ఏం యాక్టివిటీస్ కానీ, ఏమన్నా కాఫీ తాగడం లాంటివేమన్నా చేస్తారా?
హ్మ్. అవునండి. అవును. అవును. హుహు. హుహు. ఖచ్చితంగా అండి నాకసలు ఉదయం లేవగానే ఇంకా ఫోను స్క్రీన్ మీద దేవుడి ఫోటో ఉంటుంది అది చూస్తా, టైం చూస్తా, అంతకుమించి ఇంకా ఫోను నేను ఉపయోగించను. తర్వాత చాలామందికి ఈ బ్రష్ చేయకుండా చాలా పనులు చేసే అలవాటు ఉంటూ ఉంటుంది. వంట చేయడం కానివ్వండి ఆ! సో, నాకది నచ్చదనమాట. మనం అక్కడ బ్రష్ చేసేస్తే మనం ఆటోమేటిక్‌గా చాలా వరకు రిఫ్రెష్ అయిపోతాము. ఆ! సో, నేను ఒకా
అవునండి. నిజమే. అది బ్రష్షు అంటే, ఆ పేస్ట్ మహిమంటారా? నిజంగానే అంటారా?
ఆ! నిజంగానే అయిపోతాం. ఎందుకూ అంటే ఇప్పుడు మనము లెగిచి డైరెక్ట్‌గా కిచెన్‌లోకెళ్లి వంట చేస్తే, మనకా నిద్ర మబ్బనేది పోదండి. ఆ ఫేస్‌లో ఆ నిద్ర కనిపిస్తూ ఉంటుంది. అది మనం బ్రష్ చేశామనుకోండి ఖచ్చితంగా వాటరుతోటి ఫేస్ కడుక్కుంటాము నార్మల్‌గా. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ! ఆ ఫ్రెష్ ఫీలింగు ఖచ్చితంగా మనకా నిద్ర అక్కడితో ఆగిపోతుంది. ఆ నిద్ర చిరాకు కానివ్వండి, ఆ బద్ధకం కానివ్వండి, అవన్నీ ఆగిపోయి కొంచెం యాక్టీవవుతాం. నేనీ బ్రష్ చేసే ఆహ్, సమయంలో ఏం చేస్తా అంటే హాట్ వాటర్ పెట్టుకుంటాను వేడి నీళ్ళు. నాకు వేడి నీళ్ళు తాగే అలవాటు. సో, ముందు రోజు నైటు దీనికి సంబంధించి చియా సీడ్స్ కానివ్వండి, సబ్ సబ్జా సీడ్స్ కానివ్వండి, నేను ముందు రోజే నానబెట్టేసి ఉంచుకుంటా అనమాట. సో, తర్వాత ఆ! హ్మ్. ఈ బ్రష్ చేసే టైంలో కొంచెం వాటరు గోరువెచ్చగా ఆహ్, వాటరు హీట్ చేసుకుంటా, చేసుకొని దాంట్లో ఒక స్పూను తేనె, ఒక లెమన్, హాఫ్‌ చెక్క లెమను, ఇవి ముందు రోజు సబ్జా అయితే సబ్జా, చియా అయితే చియా, ఏదైతే అది ముందు నిదానంగా చక్కగా కలుపుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఒక 5-10 నిమిషాలు నాకోసం నేను కేటాయించుకొని దాన్ని తాగుతా అండి. హడావుడి హరీబరీగా హ్మ్.
అవును. నిజమేనండి. ఆహా! అలాగా? చాలా మంచి విషయమండి నిజంగా. అంటే, మన కోసం మనం టైం తీసుకొని కొంచెం రిఫ్రెష్‌గా ఫీలవ్వడం అనేది చాలా గ్రేటసలా.
తీసుకోవాలి. అవును. సో, 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని, నిదానంగా అవి తాగి, తరవాత నేనా, నా పని స్టార్ట్ చేస్తా. తర్వాత ఇప్పుడు మనకి చాలా పనులు. వంట చేయాల్సుంటుంది, పొద్దుటే క్యారేజీ కట్టాల్సుంటుంది. సో, దీన్ని ఇప్పుడు మనకి 2 స్టవ్ పొయిలుంటూ ఉంటాయి. ఇలాంటప్పుడేండంటే ఒకదాని మీద అన్నం పెట్టేసి, ఒకదాని మీద కూరగాయలు కట్ చేసుకొని, కర్రీ చేసేసుకొని, పెట్టుకుంటాను. రెండూ ఒకేసారి సైమంటేనియస్‌గా అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఒకదాని తర్వాత ఒకటి చేస్తే ఏండంటే, మనకి పద్దాలా ఆ కిచెన్‌లోనే ఉండాలా అని ఆలోచన ఒకటి వస్తూ ఉంటుంది. హ్మ్. ఈ గు ఈ నీళ్ళేవైతే తాగామో, ఇది తాగటం వల్ల మనకి ఎనర్జీ ఒస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఆ టైంలో కొంచెం ఆకలి కూడా వెయ్యదు. ఒక 1 అవర్ వరుకు ఆకలి కూడా అనిపించదన్నమాట. సో, అది కూడా మనకు ఆ! ఉపయోగపడుతుంది.
అవునండి. అవును. ఆ ఆలోచన కూడా ఉంటూ ఉంటుంది. అయితే అవునండి. నిజమే. అయితే మనకి ఆహ్, సన్‌లైట్‌కి ఆహ్, మనము కాసేపు కూర్చున్నా సరే, సూర్యకాంతి, సూర్యరశ్మి మనకి తగిలినా కొన్ని నిమిషాలు మనకి కొంచెం మూడ్ కూడా అప్‌లిఫ్ట్ అవుతుంది అనంటారు. మీరు అట్లాంటి డిఫరెన్స్ ఏమన్నా గమనించారా?
అవును. అవును. నిజమే అండి. ఖచ్చితంగా నిజంగానే అది ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే వండి, పొద్దుటే వచ్చే ఎండకి ఆహ్, నేను మీరన్నదట్టు ఇప్పుడు నేను మార్నింగ్ 6కి లేచానంటే మనకప్పుడు ఈ ఎండాకాలమయితే ఎండొస్తుంది గానీ, చలికాలం అసలు ఎండ రాదా టైంకి. సో, ఏడి 7, 8కి ఒస్తూ ఉంటుంది. ఆ టైంలో ఇప్పుడు కూరో, అన్నము, పొయ్యి మీద ఉంది. దాని దగ్గర మనం ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఒక 5 నిమిషాలూ లేకపోయినంత మాత్రాన అదేం మనకి చెడిపోదు. అలాంటప్పుడు ఒక 5 నిమిషాలు కొంచెం ఎండకి ఎక్స్‌పోజయి ఉంటే సో, కొంచెం మనకి నిజంగానే ఆ యాక్ యాక్టివ్‌నెస్ కానివ్వండి, మన బాడీలో ఉన్న చిరాకు, ఆ బద్ధకము, చలికాలమంటే ఇంకా అసలు చెప్పలేము దారుణంగా ఆహ్, లేవ బుద్ధి కాదు అసలు ఏ పనీ
నిజమేనండి. అవును. అవును. నిజమేనండి. చలికాలం అయితే అసలు మంచాల మీద నుంచి లేవడానికే చాలా బద్ధకం అనిపిస్తుంది.
లేవడానికి టైం బడుతుంది. అవును. సో, అలాగా నేనొక 10 నిమిషాలు అందులో నిజ నుంచుంటాను. లేదు అంటే, అటు ఇటు పరుగులెత్తుకుంటా అయినా సరే ఎళ్లి కాసేపు కూసేపు నుంచుంటూ ఉంటా అనమాటక్కడ. తర్వాత ఇంకా మనకి బ్రేక్‌ఫాస్ట్ టైమొస్తుంది. ఈ సో, ఈ బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడేండంటే నేనూ చట్నీకి ముందు రో ఆహ్, చట్నీకేండంటే, ఒక వారానికి సరిపడా పల్లీలన్నీ ముందే వే ఆహ్, వేయించుకొని డబ్బాలో పెట్టేసుకుంటా. ఏ రోజుయి ఆ రోజు వేయించుకుండా. సో, తెల్లా
ఓకే. అది మంచి అంటే, కొంచెం మీల్ ప్లానింగ్‌లా కూడా పనిజేస్తది.
ఆ! అవును. తర్వాత మనం ఒక 2 పచ్చిమిర్చి ఏయించేసుకొని, ఆ జార్‌లో ఎసేసుకొని, చట్నీ పట్టేసుకుంటే మనకి టైం గుడా సేవవుతూ ఉంటుంది, అలాంటి టైంలో. సో, అక్కడ హ్మ్. సేవ్ అవుతుంది. అక్కడ ఒక 10 నిమిషాలు, తర్వాత ఏంటి అంటే, ఇంగా పాల ప్యాకెట్ తెచ్చుకొని, నిదానంగా టీ పెట్టుకొని, ఇంకా అప్పుడు ఒక గంట, గంటన్నర. 2 గంటలైనా కానీ మనం ఇంకా ప్రశాంతంగా, ఆ ఏదైతే వాటరు తాగామో దాంతో హాయిగా ఉండొచ్చండి. మనకి టీ తాగాలి అంటే చాలామంది ఇప్పుడు చెప్తూ ఉన్నారు పరగడుపున టీ తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమొస్తుంది. అదీ కాక మనం చేసే వ హ్మ్. మనం తినే ప ఫుడ్డు వల్ల కానివ్వండి, లేదు అంటే మనం టీ ఆహ్, మన అలవాట్లు వల్ల కూడా మనకి గాస్ట్రిక్ ప్రాబ్లమ్ చాలామందికి వస్తూ ఉంది. సో నేను ఈ టీ అనేది బ్రషింగ్ అనే తాగడానికి, స్కిప్ చేయడానికి నేను ఈ వాటరు అలవాటు చేసుకున్నా అనమాట. అది కాకుండా మనకి ఈ వాటరు వెయిట్ తగ్గటానికాని కానివ్వండి, ఎనర్జీ కోసము, మన ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవ్వటానికి
నిజమేనండి. చాలా టైం సేవవుతది. నిజమేనండి. నిజమేనండి. ఆ! మెటబాలిజం ఆహ్, పెరగడానికి వీటానికి కూడా ఇంపార్టెంటంటారు. అయితే మీరు ఆహ్, ఇలా లైట్‌గా మనం పొద్దున్న లేవంగానే కొంచెం బాడీ స్ట్రెచ్ గాని, యోగ గాని ఇలాంటివి కూడా చేసినా కొంచెం ఆహ్, బడలికనేది తగ్గుతుందీ, అని అంటారు. అది కూడా నిజమేనా?
ఆ! మెటబాలిజము. ఆ! ప్రతి దానికి హ్మ్. హ్మ్. తగ్గుతుంది. అవునండి. అవునండి. నిజంగానే తగ్గుతుంది. కాపోతే ఏంటంటే నేను వ్యాయామం ఎందుకు చేయను అంటే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇంట్లో పనివాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాషింగ్ మిషనుంటుంది, ఈ గిన్నెలు తోమ్మేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి వీళ్ళేం చేసుకునే పనుండదు. ఒక వంట తప్ప, అలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనం ఈ వ్యాయామం ఇవన్నీ చేస్తూ ఉండాలి. మనం చక్కగా ఇంట్లో పని ఊడ్చుకోవటము, గిన్నెలు తోముకోవటము, బట్టలు ఉతుక్కొడం ఇవన్నీ కొంచెం మనమే చేసుకుంటా ఉంటే కూడా, మన పనులు మనం చేసుకున్నప్పుడు చాలా వరకు మనకి ఈట్ ఇవి వ్యాయామము వీటన్నిటితోటి అవసరం ఉండదు. సో, అట్ల కూడా మనకి ఉపయోగపడతయి. ఇప్పుడు మనకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఆరోగ్యం ఇవన్నీది దేని దేనివల్ల అంటే, ఈ మిషన్స్ వచ్చిన తర్వాతనే ఈ జనాలకి ఇవన్నీ అలవాటయినయి. మన అమ్మ నాన్నలకి హ్మ్. మన <giggles> నాయనమ్మల వాళ్ళకి ఎవరికీ లేవు, మనకెందుకొస్తున్నయి అంటే అదే కారణం. వాళ్ళు పొద్దున్నే లేగిసి మంచిగా ఒంగుని, ఊడ్చి, చల్లి, ముగ్గులేసి అంత చక్కగా పనిచేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకెం అన్ని చేసినా వాళ్ళకేం రాలేదు. మనం ఏం చేయకపోయినా మనకు వస్తున్నాయి అంటే సగం కారణం అదే, దాని వల్లనే వస్తున్నాయనమాట.
అవును. ఓకె. అంతే అంటారా? అవును, అవును. అవునండి. నిజమే. అయితే పొద్దున్నే ఫోను అవాయిడ్ చేసి, కొంచెం ఆహ్, మనము మన కాలకృత్యాల మీద గాని ఇట్లా దృష్టి పెట్టడం వల్ల మంచిగా డే స్టార్టవుతుంది కొంచెం ప్రశాంతంగా అంటారా?
హ్మ్. హ్మ్. అవునండి. నిజమే అది. ఎందుకంటే నేను రోజు అయితే ఫోను చూడను. నాకు అలవాటు లేదు. పొద్దుటే లేవగానే టైం చూసామా, దే ఫోటో మీద ఆహ్, స్క్రీన్ మీద ఉన్న దేవుణ్ని చూసామా, అంతవరకే. ఫోను లాక్ ఓపెన్ చేసి ఏం మెసేజులొచ్చినయ్యి, ఏం నోటిఫికేషనులొచ్చినయి నేను అస్సలు చూడను. అలాంటప్పుడు ఎ ఎప్పుడన్నా ఆ! ఎప్పుడన్నా చూసినప్పుడు నాది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడన్నా ఫో పొరపాటున ఓపెన్ చేశాననుకోండి, ఇక ఆ బెడ్ మీద నుంచి లేవబుద్ధి కాదు. పావుగంట, అర్ధగంట, గంట కూడా అవుతది. ఇంకా లేవబుద్ధి కాదు, ఆ ఫోను పక్కన పెట్టబుద్ధి కాదు. ఏదోకటి వస్తూనే ఉంటేయి మనం దాన్ని ఓపెన్ చేస్తూనే ఉంటాము, అయి చూస్తూనే ఉంటాము. సో, అందువల్ల ఏంటంటే, ఆ రోజు జరిగే మన రోజు మొత్తము డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే హ్మ్. ఇప్పుడు అమ్మ వాళ్లున్నారండి. వాళ్లు ఏం ఫోను చూత్తారండి? పొద్దున్నే లేవంగానే చక్కగా టైం చూసుకుంటారు, దేవుడి మొహం చూసుకుంటారు, వాళ్ల పని వాళ్లు చేసుకుంటారు. ఇప్పుడు మనం ఉండలేమా? అలాగా. ఉండొచ్చు, ఉండాలనుకుంటే. కాకపోతే మనకట్లా అలవాటు అయిపోయింది. మనం అలా దాన్ని ఓన్ చేసేసుకున్నాం కాబట్టి. నిజంగా పొద్దుటే ఈ ఫోను చూస్తే ఆ రోజంతా, డే అంతా లేజీ లేజీగా ఉంటది. ఏం చేస్తున్నామో అర్థం కాదు. ఒక పది నిజం చెప్తున్న ఒక 10 నిమిషాలు లేటయినా గాని, మన ఆఫీస్‌లో ఆ 10 నిమిషాలు ఖచ్చితంగా మనకి ప్రతి దగ్గర, ఆ డే అంతా లేటవుతూనే ఉంటుంది.
ఓకే. మంచి విషయం అండి అది. అవునా? నిజమండి. వాస్తవం అది. చెప్పాలియ నిజమే. ఓకే. అవును. నిజమేనండి. మీరు చెప్పిందైతే చాలా నిజము.
హ్మ్. సో, ఇదంతా ఏంటంటే మనం పొద్దున్నే ఏదైతే చేస్తామో దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ 5 నిమిషాలేగా, 10 నిమిషాలేగా అనుకుంటాము. కాని రోజంతా డిస్టబయిపోతుంది. మనకంటూ ఒక టైమ్ టేబుల్ పెట్టుకోవాలి ఈ నై ఈ టైం నుంచి, ఈ టైం వరకు ఇది. సో దీని తర్వాత బ్రేక్‌ఫాస్టు, దీని తర్వాత ఆఫీసు, తర్వాత డీ ఆహ్, లంచు. లంచు చేసిన తర్వాత కొంచెం సేపు, ఓ కూసేపు అట్లా న్యాప్ చేసుకున్నారు, పడుకున్నారనుకోండి ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు.
అప్పుడేవన్నా కొంచెం ఎనర్జీ డౌన్ అయితే, న్యాప్ లాంటిది తీసుకుంటే బెస్టంటారు.
ఆ! తీసుకుంటే ఎనర్జీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ వర్కు. తర్వాత మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత, అట్లీస్ట్ 8 అవర్స్ స్లీప్. 7-8 అవర్స్ స్లీప్ ఒక మనిషికి సర్వసాధారణంగా కావాల్సిందే. మనోళ్లు మనం ఏం చేస్తన్నా హ్మ్, అది.
ఆ! బాగా చెప్పారండి, నిజంగానే. చాలా మంది ఆహ్, డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు 8 అవర్స్ స్లీప్ మెయింటైన్ చేయండి అని, కనీసం. అయితే మనకి పొద్దున్న కొంచెం బద్ధకంగా అనిపించినప్పుడు ఆహ్, చాలామంది ఏం టిప్స్ ఇస్తారంటే కోల్డ్ వాటర్‌తో మొఖం కడుక్కోమనో, లేకపోతే ఐస్ వాటర్‌లో కొంచెం ఫేస్ పెట్టమని ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా చాలామంది అంటే స్కిన్ రిలేటెడ్‌గా కూడా మంచిది యాక్టివ్ ఫీల్ అవుతారని చెప్తున్నారు, అదెప్పుడైనా ట్రై చేసారా మీరు?
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఆ! అవును చెప్తూ ఉన్నారు. హ్మ్. అవునండి, అవును. ఆ! చేశానండి ఆహ్, డేలో ఏదోకసారి మనకి ఆహ్, అంటే ఎర్లీ మార్నింగంటే మనకి నిద్ర నిజంగానే నిద్రపోవడానికైనా ఉపయోగపడుతుంది, నిద్ర మొత్తం వదలటానికైనా ఉపయోగపడుతుంది. అలా కాకపోయినా రోజు మొత్తంలో ఏదో ఒకసారి మన ఫేస్ మీద గనక ఐస్ క్యూబ్స్ అని ఒక గిన్నెలో వేసేసి మన ఫేస్ పెడితే, నిజంగానే మన ఆహ్, స్కిన్‌లో ఈ ఆహ్, స్కిన్నదే దాన్నేమంటరు పార్టికల్స్ మొత్తం యాక్టివేట్ అయ్యి, నిజంగానే స్కిన్ చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. ఇయన్నీ చాలా మంచి టిప్ కూడా అవి, ఇంట్లో ఉండి మనం చేసుకోగలిసిన టిప్సనమాట అవన్నీయి. సో, చాలా చక్కగా చేసుకోవచ్చు, తర్వాత మనకి ఇంకొకటి ఇవి సీడ్సు, ఆహ్, పంప్కిన్ సీడ్సు, పుచ్చి గింజలు సన్‌ఫ్లవర్ సీడ్సు, ఓహ్ ఫ్లాగ్ సీడ్స్ ఇవన్నీ సీడ్స్ ఉంటూ ఉంటాయి. దొరుకుతూ ఉంటున్నాయి. బయట ఈ మధ్య బాగా ట్రెండీ అయింది. సో వీటన్నిటిని హ్మ్, నిజంగా వేపుకొని ఒక బాక్స్‌లో పెట్టుకుంటే, అమ్మాయిలకైతే చాలా ఇంపార్టెంటండి ఇవి తినడం అనేది. మన లైఫ్ సైకిల్ కానివ్వండి, మన మంథ్లీ సైకిల్ కానివ్వండి ప్రతీది కూడా మీకు నార్మల్ అవుతుందన్నమాట. డైలీ ఒక స్పూను మొత్తం రోస్ట్ చేసుకొని ఒక డబ్బాలో పోసుకొని, డైలీ ఒక స్పూన్ మనకోసం తింటే. చాలా మంచి టిప్పు, చాలామందికి ఉపయోగపడుతుంది, అండ్ మనకి స్కిన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి ప్రతీదీ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది ఎటువంటి
అవునండి. నిజమే. అవును. అవునండి. నిజమే. అవునా! మంచి టిప్పయితే చెప్పారండి. అంటే, చాలా ఉపయోగకరమైన టిప్ చెప్పారు. అయితే మనకి రూము పొద్దున్న లేవంగానే ఇలా బ్రైట్‌గా లేకుండా కొంచెం డల్‌గా ఉన్నా సరే మనకి కొంచెం సర్లే అని నీరసంగా అనిపిస్తూ ఉంటుంది.
హ్మ్. హుహు. అవును, అనిపిస్తుంది.
అలాగ రూము కొంచెం బ్రైట్‌గా, నీట్‌గా ఆహ్, ఈ అంటే లేవాలి అనిపించే విధంగా పెట్టుకోవడానికి మీరేం చేస్తారు?
అంటే ఇప్పుడు మనకి విండోస్‌కి కర్టెన్స్ ఉంటూ ఉంటాయండి. సో అది ఏం చేయాలంటే డే టైమ్‌లో మనం ఎట్లాగైనా కొంచెం దాన్ని క్లోజ్ చేసుకుంటాము. బయట వాళ్ల ఇబ్బందే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. నైట్ టైమ్ పడుకునేటప్పుడు దాన్ని తీసుకొని పడుకుంటే పెద్ద హ్మ్, మనకేమీ ఉ ఇదుండదు కాబట్టి దాన్ని తీసుకొని పడుకున్నాం అనుకోండి. మార్నింగ్ మనకి కొంచెం అట్లాగా వెలుతురు పడుతున్నప్పుడు, అమ్మో! పొద్దుటే అయింది, అట్లీస్ట్ లేవాలన్న ఆలోచన వస్తూ ఉంటుంది. మనం మీరన్నట్టు క్లోజ్డ్ రూమ్‌లో
అవును. నిజమేనండి. నిజమేనండి. ఖచ్చితంగా. ఒకొక భయం ఉంటుంది. అయ్యో! పొద్దున్న అయిపోయిందేమో లేవాలి అని.
అయిపోయింది. అదే, అదే. మీరన్నట్టు క్లోజ్డ్ రూమ్‌లో పడుకున్నాం అనుకోండి. అదే 6 అయినా గానీ, "ఆరేగా అయింది, కాసేపు" అని లేవచ్చులే చీకటి కనిపిస్తుంది కదా. మనం టైం చూసి కూడా, మనం టైం అది కావాలి అని తెలిసి కూడా, మనం ఆ టైంలో పడుకుంటాము. ఎందుకు అంటే అది క్లోజ్డ్‌గా ఉంది, రూమ్ "చీకటిగా ఉందిగా. కాసేపునా చేయొచ్చులే" నిజంగానే డల్ అవుతూ ఉంటాము. మీరన్నట్టు ఆ వెలుతురనేది పడుతూ ఉండాలి రూమ్‌లో అయిన కానివ్వండి. బయటకొచ్చిన తర్వాత మనకి మంచిగా ఆహ్, చాలామంది సిటీలో తలుపులు తీసుకోరు. మెయిన్ డోరులు పొద్దున్న కానివ్వండి, సాయంత్రం కానివ్వండి. అలా కాకుండా పొద్దున పూట కొంచెం తీసుకొని, ఆ బయట వాతావరణం, గాలి అదంతా పీలుస్తూ ఉంటే మనకి కూడా కొంచెం ఎనర్జీ అనిపిస్తూ ఉంటుంది మన లోపలయితే ఏది మనం తెల్లవారులలా అలా పడుకొని ఉంటాము, ఆ గాలంతా వీ వదులుతూ ఉంటాం కదా! మన శ్వాస మనకి అది కూడా బయిట్ హ్మ్, హ్మ్. ఉంటూ ఉంటుంది. అవును. అదంతా బయటికి పోయి అట్లీస్ట్ వ ఎంత సిటీలో ఉన్నా గానీ, బయటగా కాస్త గొప్పో లోపలికి కొంచెం ఫ్రెష్ ఎయిర్ ఓస్ పొద్దుటే అంటే కొంచెం ఫ్రెష్ ఎయిరే ఒస్తుంది మనకి. అలాంటప్పుడు కూడా కొంచెం మనకి ఆ మూడఫ్లు‌లు కానివ్వండి, లేదా ముందు రోజు ఏదన్నా జరిగినా కానివ్వండి, ఇవన్నీ మర్చిపోయి మన డే‌ని ఫ్రెష్‌గా స్టార్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట.
అవును. అవునండి. నిజమే. అవును. అవును. మొత్తం కార్బన్ డయాక్సైడ్ కూడా ఫిల్ అయిపోయి ఉంటది తలుపులన్నీ యెసేయడం వల్ల. అవునండి. మంచి విషయం చెప్పారండి. అయితే మనకి ఆహ్, ఎలాంటి హ్యాబిట్స్ ఉండకూడదు? డే స్టార్ట్ చేసేటప్పుడు. అ అవి చేయడం వల్ల మన ఎనర్జీ బాగా డ్రైన్ అయిపోతుంది అని మీరనుకుంటారు.
హ్మ్. మెయినయితే ఫోను చూడొద్దండి. ఫోను చూస్తే ఏంటంటే, దానివల్ల మనమేదైతే టైమ్ వేస్ట్ చేశామో, ఖచ్చితంగా అది రోజు మొత్తం అలా వేస్ట్ అవుతూనే ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఏదైనా సరే నెక్స్ట్ డే, డే చేయాలి అనుకున్నప్పుడు మన వర్క్ ఏంటి, మనం ఏ టైంకెళ్ళాలి అనేది మనకి ప్రతిదీ ఒక క్లారిటీ క్లియర్‌గా ఉంటుంది. అలాంటప్పుడు ముందు రోజే ప్లాన్ చేసుకొని, ఈ టైంకి లేవాలి, ఈ టైంకి పనులు చేసుకోవాలి, ఈ టైంకి ఆఫీస్‌కెళ్ళాలి, ఈ టైంకేళితేనే నేను వెళ్ళగలను అని చెప్పి ఒక టైమ్ టేబుల్ వేసుకుంటే ఏంటంటే, మనం ఎక్కడ దాన్ని మిస్ చేయకుండా రోజు చేస్తూ ఉంటే మనకి చిరాకు లేకుండా ఉంటుంది. మనకు మనమంటూ ఒక టైం ఫాలో అవుతున్నట్టు ఉంటుంది. అది మన బాడీకి మన మెదడుకి కూడా చాలా మంచిది. ఎందుకంటే రోజు మనం ఆ పని చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఆహ్, కొన్ని రోజులు, ఒక 21 డేస్ ఒక పని చేస్తే 22 డే ఆటోమేటిక్‌గా మనం ఆ పని చేసేస్తాం.
అవునండి నిజమే. ఆ! అవును. చెప్తూ ఉంటారు. అలాగేదన్నా 21 రోజులు దీక్షగా చేస్తే మనకలవాటవుతుందీ అని.
ఆ! అది చె హ్మ్. అవుతుంది. సో, అలాంటియి కొన్ని చేస్తూ, మనం మిస్ చేసుకోకుండా చేస్తూ ఉంటే, మన కోసం మనం చేస్తూ ఉంటే, ఆహ్, ఆ రోజంతా శుభ్రంగా, మంచిగా, ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుందండి.
ఓకే. బాగా జెప్పారండి. అయితే, మనకప్పుడప్పుడు నిద్ర తక్కువయిపోతూ ఉంటుంది. కొంచెం తొందరగా లేవాల్సొచ్చో లేకపోతే, నైట్ లేట్ అయ్యో, తక్కువ నిద్రొచ్చిన రోజుల్లో మరి ఎనర్జీ రికవరవ్వడానికి ఎలాంటి హాబిట్స్ ఫాలో అవుతారు మీరు?
హ్మ్. నేనైతే టీ తాగుతా అండి. శుభ్రంగా ఒక మంచిగా టీ తాగితే కొంచెం మన బాడీ, మన బ్రెయిన్‌లో ఉన్న నరాలన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, టీ తరువాత ఏంటి అంటే, కొంజెం మనకిష్టమైన యాక్టివిటీ ఏదైనా పాటలు వినటం కానివ్వండి, లేదు అంటే, కొంతమంది పాటలు చూస్తూ ఉంటారు. సో, ఇలాంటివి చేస్తే కూడా కొంచెం మనకి ఎనర్జీ అనేది పెరుగుతా ఉంటుంది. ఆ టైంలో మన బ్రెయిన్‌ రిలీఫవుతుంది ముందు. దాని నుంచి మనం బయటకొచ్చేస్తామన్నమాట.
ఓకే. అవును. నిజమేనండి. చాలా బాగా జెప్పారు. ఉదయమే లేవగానే మనకి ఎంత లోగా అనిపించినా, హైగా ఎనర్జీ ఫీలవ్వడానికి ఎట్లాంటి అలవాట్లు చేసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు. మనం మళ్ళీ కలిసి ఇట్లాంటి వాటి గురించి తప్పకుండా మాట్లాడుదామండి. ధన్యవాదాలు.
నాకు కూడా మీతో మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించిందండి. ధన్యవాదములండి.